అవును. మనకి గుళ్ళొ దొరికేది చింతపండు పులిహార దొరుకుతుంది గుళ్ళో ప్రసాదం అదే. కానీ మా ఇంట్లో మాత్రం చింతపండు అంత ఇష్టంగా తినరు. చింతపండు పులిహార ఇష్టంగా తినరు. అందుకని నిమ్మకాయనమాట, నిమ్మకాయ పులిహార అందులో కొంచెం లైట్‌గా ఆవపిండేస్తారండి. అందుకని టేస్ట్ డిఫరెంట్ ఒస్తది. హ్మ్, హ్మ్. అందుకని ఇంకా బావుంటది రుచి.
హ్మ్. హ్మ్. అదే కదా! హ్మ్. హుహు. ఓకే. అవునా? ఆవపిండేస్తారు అదన్నమాట సీక్రెట్ అక్కడ. హుహు. ఓకే. సరే. అవును. ఇప్పుడూ వినాయక చవితికి అను కార్తీక పౌర్ణమి ఆ టైమ్‌కి ఓకేనా. ఈ రెండు వేజ్జు. వేజ్ మాసాలు.
అవును. కార్తీకం, హ్మ్. హ్మ్.
ఇప్పుడు దసరా గాని, సంక్రాంతి గాని ఇట్లాగ నాన్ వెజ్ తింటారు గదా ఆ టైము‌ల్లో
ఆహా!
ఆ! అప్పుడేం వండుతారు మీ ఇంట్లో?
దసరా అంటే దసరాక్కూడా మేము ఇంట్లో ఆ నాన్‌వెజ్ వండమండి.
పిండి వంటలు చెప్పండి. పిండి వంటలేమన్నా వండుతారా? సరే నాన్ వేజ్ పక్కన పెట్టండి. హ్మ్
పిండి వంటలు అంటే, ఆ! జంతికలు చేస్తారు. అరిసెలు చేస్తారు.
ఏవేమి వండుతారు? ఇంకా? హుహు. అరిసెలు నేతరిసెలా మాములు అరిసెలేనా?
గులాబీ పూలు చేస్తారు. మామూలు అరిసెలే అండి.
నేతఅరిసెలు నచ్చవా మీకూ?
లేదు. హ్మ్. అంతిష్టం ఉండదు. హ్మ్. ఆ తరవాత బొబ్బట్లు. తరవాత గులాబ్ జామ్.
అవునా? ఓకే. హ్మ్. ఓకే, ఓకే. గులాబ్ జామ్ కూడా చేస్తారా?
ఆ! గులాబ్ జాము ఓన్లీ దీపావళికి.
ఎన్ని? ఎన్ని ఒక్కరోజే తింటార మీయన్నీ? అహా! కాదు ఇయన్నీ ఒక్కరోజే తింటా
లేదండి. ఒక 2 రెండైటెమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి పండక్కి రెండైటెమ్స్ ఉంటాయి.
హుహు.
దీపావళికయితే ఖంచ్చితంగా గులాబ్ జామ్ చేసుకుంటాం.
గులాబ్ జామ్ ఖచ్చితంగా చేస్తారు దీపావళికైతే మాత్రం. హ్మ్.
హ్మ్. దీపావళికి. తరవాత కుదిరితే పెరుగు ఆవడ. అంటే ఒక స్వీట్ ఒక హాట్ లాగాన్నమాట.
హుహు. బావుంది చక్కగా.
హ్మ్. హ్మ్.
ఆ! పెరిగావడ పెరిగావడా అంటే ఎలా చేస్తారది? పెరుగావడ ఆహ్, బ దాంట్లో కొంచెం హ్మ్.
పెరుగావడంటే, అది ముందు మినపప్పు ఒక 4 గంటలు నానబెట్టేసుకోవాలి.
గారెలు ఫైనండి. ఆది దాంట్లో పెరుగు, ఆ గారెలు ఎవరైనా ఒకే రకంగా చేస్తారు. <chuckles>
పెరుగు. <chuckles> పెరుగు నిజం చెప్పాలంటే పెరుగావడకి కొంచెం పుల్లగానే ఉండాలండి. అందుకని 2 రోజులు అలా ఉన్న పెరుగైతే బావుంటది.
అవునా? హ్మ్. హుహు.
అందులో కొంచెం వాటర్ అవి బాగా యాడ్ చేసుకొని. తర్వాత ఆ పోపు పెట్టుకోవాలి పెరుగుకి.
హ్మ్.

నాన్‌వెజ్జూ, సంక్రాంతికీ ముక్కనుమ రోజు చేస్కుంటామండి. ముక్కనుమ రోజు, ఖచ్చితంగా ముక్క తింటాం. హ్మ్.
హ్మ్. ముక్కనుమ రోజు. ముక్క దింటారు. ఓకే. ఆ! ఫైన్ బావుంది. ఏమేం వండుతారు? ఆరోజు.
హ్మ్. ఆ! ఆరో ఆరోజు ఈదేవి, పాకేవి అన్నీ వండేస్తారు.
ఈదేవి, పాకేవీ, <giggles> డొర్లేయి అన్నీనా? <giggles>
అన్ని వండేస్తరు.
<laughs>
హ్మ్.
ఆ! మీకేదిష్టం బాగా. ఈ మీకేదిష్టం బాగా.
అంటే, అన్నీ కొంచెం కొంచెం. బాగా నాకైతే, నాకూ ఆహ్, కోడిష్టమండి కోడి ఇష్టం.
ఇదే ఇష్టమా? కోడి. ఎగిరేది.
హ్మ్. హ్మ్. <giggles>
హ్మ్. పాకేదండేంటండీ ఇక్కడా? <giggles>
పాకేదండి. <chuckles>
ఆ! చెప్పండి. చెప్పండి.
హ్మ్. ఆ! పాకేదా, కోడి గూడా అలగే పాకుతది గదా! ఒక్కోసారి అది గూడా.
ఆ! ఎక్కడ పాకిద్దండి కోడి? ఓహ్, పాకిద్దంట. <chuckles> హ్మ్.
హ్మ్. నడుస్తది. హ్మ్.
సరే. పాకేదంటే, జస్టు అడుగుతున్నా లేండి నార్మల్‌గా. అయితే. కోడి బాగిష్టం కదా! మరి చాపట్లాంటియ్యేం తినరా మీరు మరీ?
హ్మ్. ఆ! చాప కూడా తింటామండి. చాప కూడా ఇష్టమే.
ఏంటంత ప్రత్యేకమేంటి కోడి మాంసం మీకు నచ్చడానికీ?
అదంటే మనం, ఎలా చేసినా సరే, అది బావుంటది రెసిపీ.
ఎలా? అంటే, ఎలా చేసినానంటే ఏంటి? ఎ అంటే.
అంటే, మీరెందులో కలిపినా. అంటే, మీరు ఆక్కూరలో కలిపినా బానే ఉంటదది. కొన్నాక్కూరల్లో కలిపినా, లేకపోతే, మాములుగా ఫ్రై చేసినా బానే ఉంటదీ, లేదా కూరలా చేసిన బానే ఉంటది, ఎలా అయినా అయిపోతదన్నమాట. ఆ కూర.
హుహు. హుహు. సరే, మీ ఇంట్లో చికెను మంచిగా రాటానికీ సరే, మీ అమ్మగారిదొదిలేసేయండి. మీరెలా చేస్తారు?
హ్మ్. హ్మ్.